నేను ఒకలే నె అట్లా చిన్నప్పుడు ఇ సే ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత నేనొక మాట నేర్చుకున్నానండి. వేరే వాళ్ళని నవ్వించాలి గాని, వేరే వాళ్ళ మీద నవ్వగూడదు అనే ఒక మైండ్‌సేట్ ఒచ్చింది.
ఓకే. హుహు. ఓహ్! ఓకే, ఓకే. చాలా మంచి విషయమది మీరు బాగా చెప్పారు. ఆ! అంటే వేరే వాళ్ళని నవ్వించాలి గాని వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు.
ఆ! ఓకే. అందుకని ఆ! బాధబెట్టి వాళ్ళని నవ్వించడానికి ప్రయత్నించగూడదు అని.
ఆ! ఓకే. నవ్వులు నవ్వాలిగా నవి నవ్విపించాలి గాని నవ్వుల పాలు చేయకూడదంటారు.
నవ్వుల పాలు జేయగూడదు. బాగా జెప్పారండి. అదే నేను గూడ అదే వర్డ్ ఎతుకుతా ఉన్నాను.
యెస్. యెస్. మీరన్నట్టు <chuckles> ఓకే. ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఆహ్, నువ్విట్లా మ ఇంకా వేరే విధంగా మాట్లాడితే బాగుంటుంది ఈ సందర్భంలో ఇలాంటివి టిప్స్ ఏమైనా ఇస్తారా అండి?
అది. హ్మ్. హ్మ్. టిప్స్ అంటే
వాళ్ళ భావాన్ని వ్యక్తీకరిస్తున్నప్పుడు వాళ్ళింకా కొంచెం ఫన్నీగా జెప్పాలనుకుంటారు గానీ, వాళ్ళకి ఆ సందర్భమనేది దొరకదన్నమాట. నువ్విలా ప్రయత్నిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటి మాటలేమైనా వాళ్ళకి చెప్తారా అండి మీరు?
హ్మ్. హుహు. హ్మ్. నేను అట్లాంటి మాటలు జెప్పాలంటే మీరు నేచురల్‌గా మీరు మనసులో ఉన్నది లేకపోతే మీ బుర్రలో ఉన్నది చెప్పాలి.
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్.
అందరికి రానిదే మాటలు. ఆహ్, అట్లా మాట్లాడేవాళ్ళు ఎక్కువ మందుండరు. నేను ఇంట్రోవర్ట్‌సే ఎక్కువ ఉంటారని అనుకుంటా ఉన్నాను. నేను గూడా ఒకప్పుడు ఇంట్రోవర్ట్‌లానే ఉండేవాడిని.
ఓకే. ఆహా! ఓకే. అంటే మీకెప్పుడన్నా ఈ <chuckles> మీరు చిన్నప్పటినుంచి మీ ఫాదర్‌ని చూసి నేర్చుకున్నా అన్నారు కాబట్టి మీరు పెద్దగా ఇంట్రోవర్ట్ కాకపోవచ్చ అనే అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మీరు ఇంట్రోవర్ట్‌లని మీరు మాట్లాడి హ్మ్. చెప్పండి, చెప్పండి.
ఆ! అంత పెద్దగా గాదు కాకపోతే ఒక రకంగా నా మనసులో అయితే హ్మ్. నా మనసులో అయితే అంత ఎక్కువగా మాట్లాడాలి ఉండదు. కాకపోతే మాట్లాడతాను మామూలుగానే.
హుహు. ఓకే. ఇప్పుడు మీరు ఇంట్రోవర్ట్‌తోని ఇదే ఆ! చెప్పండి.
అట్లాంటియి ఇచ్చే అడ్వైస్ అంటే ఆహ్, ఇంకా ఉన్నది మాట్లాడాలండి. మీరు ఏం దాచు కోకుండా...
ఆ! అంతే. అంతే. ఆ! అంతే ఓపెన్‌గా ఉండాలంటారు.
ఓపెన్ మైండెడ్‌గా ఉండి కన్ అందరిలో కలిసిపోయి
ఓకే. అవును. అంటే ఇప్పుడు ఇంట్రోవర్ట్‌లు కొంతమంది నవ్వరు కొంతమంది కలవరు గదా! అలాంటి వారితో మీరేమైనా ఫ్రెండ్‌షిప్‌ గాని, లేకపోతే వాళ్ళని నవ్వించడం గాని చేస్తూ ఉంటారా అండి?
హ్మ్.

ఓకే. అంటే మాట్లాడ్డం ఎక్కువ ఇష్టం అన్నమాట. ఫస్ట్ నుంచి.
మాట్లాడ్డం ఎక్కువిష్టం. నేను జోకులేస్తా ఫ్రెండ్స్‌తోటి మాట్లాడుతూ మింగిల్ అవుతా ఉండేవాడిని.
ఓకే. అంటే, ఇప్పుడు ఈ మాట్లాడ్డం అనేది కూడా అంత, అంత అందరికి ఈజీగా రాదు. ఎందుకంటే, వాళ్ళ పేరెంట్స్ గాని అలానే ఉంటే లేపోతే వాళ్ళ ఆ! మరి తాతలు, ముత్తాతల్లో ఎవరైనా అలా ఉంటే, వారికి వారసత్వంగానే మాటలాడడం, చలాకీగా ఉండడం లాంటివి ఒస్తాయి. మీకలా ఎవరినుంచైనా ఒచ్చిందని అనుకుంటున్నారా?
హ్మ్. అవును. హ్మ్. హుహు. నాకు వారసత్వంగా ఒచ్చిన మాటలంటే, మా అమ్మ నాన్న దగ్గర నుంచే అండి. ముఖ్యంగా మా నాన్నగారు...
ఓకే. ఆ! ఓకే. అంటే సరదాగా మాట్లాడుతూ ఎప్పుడూ ఉంటారు. ఓకే. ఆహా! ఆ!
మా నాన్నగారు ప్లీడర్ అనమాట. ఒక అడ్వొకేటు. అది సో నేచురల్‌గా వాళ్ళ‌పనే మాట్లాడ్డం. ఒక కోర్ట్‌లో‌కెళ్లి మాట్లాట్టం.
మాట్లాడ్డమే. అంటే మాట్లాడ్డం మరియు వాదించడం 2 ఉంటాయి. <laughs> ఓకే.
మాట్లా అవును. అవును. అట్లా నేను గూడా మా నాన్న దగ్గరె ఇన్‌స్పైర్ అయ్యి బాగా మాటలు నేర్చుకొని అందరితో సరదాగా మాట్లాడుతా ఉంటాను.
హ్మ్. ఓకే, ఓకే. అంటే, మీరెప్పుడన్నా మీ డ్యాడీ లాగా, ఆ నేను గూడా లాయర్ అవ్వాలి. నేను గూడా వాదించాలి, నా మాటలు వినిపించాలి అనుకున్నారా?
హ్మ్. హ్మ్. అట్లా అయితే ఎప్పుడు అనుకో‌లే‌దండి. నేను చిన్నప్పటినుంచే ఇంజినీరింగ్ కరియర్ దీసుకుందామని.
ఓకే. ఓకే. ఆ! మంచి విషయం. హ్మ్.
అట్లనే ఇంజినీరింగ్ మెకానికల్ జేశాను. మెకానికల్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జేసి, ప్రస్తుతానికి జాబ్స్ ఎతుక్కుం‌ట, పార్ట్ టైమ్ జాబ్స్ జేస్తా గడుపుతావు‌న్నా.
ఓహ్! ఓహ్! అది చాలా మంచి విషయం. ఓకే. ఓకే అండి. అయితే మరి మీరిందాకన్నట్టు, ఎప్పుడన్నా మీకు మీరు జోకేసినప్పుడు మీ చిన్నప్పుడు గాని, అది వేరే వాళ్ళు తీసుకున్న సందర్భం మరి వాళ్ళంతగా రిసీవ్ జేసుకోని సందర్భాలు ఏమన్నా ఉన్నాయా?

ఉదాహరణ ఏ పోరి ఏంది గెట్లున్నావు అది ఇది నడిచిందన్నమాట.
ఆహా! <chuckles> ఓకే. ఒకే. అంటే అర్థమైంది అంటే అప్పుడు హుహు.
మనం హైదరాబాద్ గదా, అట్లా కొంచెం ఎంతజియస్ట్‌క్ ఎంథూసియాస్టిక్ చేశాను.
ఓకే. ఆ!
అట్లా అది బ్యాక్ ఫైర్ అయ్యి కంప్లెయింట్ ఇవ్వడానికెళ్ళి సో, మళ్ళా ఆ అమ్మాయితో మాట్లాడి సారీ చెప్పుకొని మళ్ళా
హ్మ్. ఓకే. ఓకే. అంటే తర్వాత మీరు సారీ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మంచి ఫ్రెండ్స్ అయ్యారా అండి?
మెకానికల్ మెకానికల్ మనం మనం ఒకటే అని. ఆ! మంచి ఫ్రెం మల్ల మనం మనం ఒకటే అని ఫ్రెండ్స్ అయిపోయి ఫ్రెండ్స్ చేసుకొని, కాల్స్ అది ఇది.
<chuckles> ఆ! ఓకే. ఆ! అయితే అంటే మంచి విషయం. ఇప్పుడు ఒక వ్యక్తి మన ద్వారా మరి అనుకోకుండా మరి ఏంటంటే, మానసికంగా కొంచెం గాయపడినప్పుడు ఏంటంటే, మనం సారీ చెప్పడం లాంటివి చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయి, మళ్ళీ నార్మల్‌గా ఉండడానికి పనిచేస్తుంది. ఓకే. ఓకే. అంటే ఇలా మీ మీ మీరు కామెంట్ చేయడమే కాకుండా, మీరెప్పుడన్నా మీ మీద ఎవరైనా జోక్ చేస్తే మీకు నచ్చని సందర్భం, లేకపోతే మీరు దాన్ని తీసుకునే సందర్భం లాంటివేమైనా ఉన్నాయా అండి? మీ మీద జరిగింది?
హ్మ్. ముందుకెళ్తారు. హ్మ్. అవును. అవును. హ్మ్. నా మీద ఏసే జోకులంటే నా ఫ్రెండ్స్ అంతా, బాగా మాట్లాడతారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక పది పదిహేను మంచీ స్కూల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. పెద్ద పెద్ద <chuckles> బృందమే ఉంది మీకు ఓకే. ఆ!
అట్లా బ్యాచ్ ఒకటి తయారయింది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళలో చాలా మంది హైదరాబాద్‌కొచ్చారు ఒక ఆరుగురు ఏడుగురు దాకా హైదరాబాద్‌లో ఉన్నారు. మా చిన్నప్పుడు ఫ్రెండ్సే. సో, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడడం. వాళ్ళతో వీకెండ్ సినిమాకెళ్ళడం, లేకపోతే ఎక్కడన్నా తిరగడం జరుగుతా ఉంటుంది.
ఓకే. ఓకే. ఆ! ఆ! ఓకే. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అందులో ఇద్దరు ఫ్రెండ్స్ ఒక వ్యక్తిని కామెంట్ చేయడం టీజ్ చేయడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అలా మీ మీ ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మి మిమ్మల్ని కార్నర్ చేసి ఆహ్, ఫన్నీగా జోక్ చేయడం లాంటివి ఎప్పుడైనా జరిగిందా అండి?
ఓకే. అవును. జరుగుతుంది. కార్నర్ చేయడం అంటే, నేను కార్‌లో ఎళ్తా ఉంటే, నా ఫ్రెండ్ ఒకడు నా మీద జోక్ ఏసాడు, "ఏరా! నీకు నీకు ఇంత వయసు 30 ఏళ్ల వయసొచ్చింది నీకు ఈ పెళ్లి కాదు" అంటే రీసెంట్‌గా మ్యారేజ్ అయిందన్నమాట వాడికి.
ఓకే. హ్మ్. <chuckles> ఓకే. ఆ! <chuckles> ఓకే. మీ ఓకే. ఆ! ఆ! ఆ!

ఓకే. ఆ! మీరు దానికి స్పా మరి చిన్న బుచ్చుకున్నారా లేకపోతే దాన్ని కాజుయల్‌గా తీసుకున్నారా?
ఇంకా దాని మీద... దాని మీద కొంచెం కోపం ఒచ్చింది నాకు. కోపం ఒచ్చి కొన్ని రోజులు మాట్లాడడం కూడా మాట్లాడలేదు వాడితోటి.
కోపం ఒచ్చింది. అయ్యయ్యో! ఆ!
తరువాత వాడు మళ్ళీ కాల్ చేసి, "ఎలా ఉన్నావు రా?" అది, ఇది అని కొంచెం కూల్ చేసిన తర్వాతే మనం దాని మీద మాట్లాడ్డం జరిగింది.
హ్మ్. అంటే నేననుకున్నాను మీరు పెళ్ళి చేసుకొని తర్వాత మాట్లాడుతారేమో అనుకున్నాను.
హ్మ్. <chuckles> అంత దూరం ఇంకా రాలేదండి. ప్రస్తుతానికి లవ్ అయితే నడుస్తా ఉంది. లేదు, లేదు. లవ్ నడుస్తా ఉంది. పెళ్ళి కోసమే మాటలు.
ఆ! ఓకే. మరి ప్రస్తుతానికి పెళ్ళి జరిగిందా అండి? లేకపోతే ఓకే. అవును. అంటే లవ్‌లో కూడా ఆహ్, ఎప్పుడన్నా అబ్బాయి, అమ్మాయి మీద ఎక్కువగా జోక్స్ ఏస్తూ ఉంటాడు. అంటే తను కొంచెం లీనియన్స్ ఎక్కువ ఇవ్వడం వల్లనా లేకపోతే తనేం అనట్లేదు కదా, అన్న విషయం క్యారీ చేస్తూ, తనేంటంటే ఎక్కువగా జోక్స్ చేస్తాడు. మీరలా ఏమన్నా జోక్స్ చేస్తారా అండి? తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది?
హుహు. అవును. హ్మ్. హ్మ్. అవును. నేను చాలా, చాలా జోవియల్‌గా ఉంటాను. నా ఆహ్, లవర్‌తో.
ఓకే. హుహు.
జోవియల్‌గా ఎప్పుడు, ఎప్పుడు ఏ చాన్స్ ఒచ్చినా మంచి చిన్న చాన్స్ ఒచ్చినా నవ్వించడానికి ప్రయత్నిస్తా ఉంటానెందుకంటే, నవ్వించే వాళ్ళు, వాళ్ళకి చా బాగా నచ్చడం ఉంటుంది. బాగా మనం ఎంత బా నవ్విస్తే వాళ్ళు అంత దగ్గరకొస్తారు బ్రహ్మానందం టైపు.
ఓకే. ఓహ్! అది మంచి విషయం. హ్మ్. గుడ్. గుడ్. ఓకే. <chuckles> ఓకే. ఓకే. అంటే, అంటే మీలో తనకు నచ్చిన విషయం గూడా ఇదేనా అండి? అంటే జోక్స్ చేయడం. జోవియల్‌గా ఉండడం?
హ్మ్. యాహ్. అవును. నచ్చిన విషయం బాగా నవ్విస్తానని జోక్స్ చేస్తాను.
ఓకే. ఆ! అయితే ఇప్పుడు మీరు ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడేంటంటే, తను కూడా మీ మీద జోక్స్ ఏస్తుంది కదా? అది ది మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
హ్మ్. హ్మ్.